అది
అయితే నార్మల్‌గా ఇలా కొంతమందేంటంటే అలవాటైపోతుంది. ఇప్పుడు పిడికిలి బిగించడం అనేది కనుక అలవాటు అయిందనుకోండి. ఖచ్చితంగా ఏంటంటే ఆహ్, ఏదైనా ఇంటర్‌వ్యూస్ కెళ్ళినప్పుడు అలా కూడా మనం ఎక్కువగా భయపడుతూ ఉంటాం. అలాంటప్పుడు కూడా ఇది యూస్ అయిద్దంటారా, పరీక్ష రాసేటప్పుడు సమయంలో కానివ్వండి?
ఆ! పరీక్ష రాసేటప్పుడు చేయొచ్చు. అయితే అవతల వాళ్ళు చూడకుండా చూసుకోవాలి. బాగుండదు కదా! అవతల వాళ్ళు ఇలాగ ఓపెన్ చేసి క్లోజ్ చేసి, ఓపెన్ చేసి ఆ!
ఆ! అదే అండి. వాళ్ళకేంటంటే కొంచెం మొహమాటంగా కూడా అనిపిస్తూ ఉండిద్ది మనకి.
ఆ! వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ లేకుండా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కూర్చున్నాము, కిందన చేతులు పెట్టుకున్నాము, వ అవతల వాళ్ళకి ఇంటర్‌వ్యూ చేసే వాళ్ళకి కనిపించిందనుకోండి, అప్పుడు మనం ఇది చేయొచ్చు. ఇది చేస్తే చాలా మంచి రిజల్ట్. ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది ఇది.
హుహు. ఓకే ఓకే. చాలా బాగుందండి. మంచి విషయం చెప్పారు. అంటే ఇది ప్రతి ఒక్కరికి కి ఈజీగా అంటే పెద్దగా ఖర్చు లేని విషయం. మనం ఎక్కడ కూర్చున్నా, ఎలాంటి సందర్భాల్లో ఉన్నా కూడా ఇది మనకి ఈజీగా యూజ్ అవుతుందన్నమాట. ఒత్తిడి నుంచి బయట వేయడానికి.
ఆ! ఒత్తిడి నుంచి బయటపడడానికి ఇది నా ఆహ్, 5 సూత్రాల్లో మొదటిదండి ఇది ఇది బాగా. ఆ! అదే ఇప్పుడు ఇంకోటి చెప్పాను కదా! మీకు మెడిటేషను.
ఓకే. ఇంకా ఏమున్నాయండి మీకు? మెడిటేషన్ చేస్తా అన్నారు నుదిటి మీద ద్వా ఆహ్, స్వా ధ్యాస పెడతా అన్నారు.
ఆ! నువ్వే ని నుదిటి మీద ఇంకోటేంటంటే మీరు ఇప్పుడు ఈ రుద్రాక్ష మాలలు ఉంటాయి. రుద్రాక్ష మాలలు ఈ ఉంటే తీసుకొని అది మనం లెక్కపెడుతుండాలి. 1, 2 బయటికనాలి. లోపల మనసులో కాదు. బయటికనాలి. 1, 2, 3, 4, 5 అలాగంటే అంటే మనకేంటి డైవర్ట్ అవుతుందన్నమాట. మనస్సు డైవర్ట్ అయ్యి ఈ లెక్క మీదకెల్తుంది. అందుకు తప్పించి ఇంకేం లేదు. ఎప్పుడైతే డైవర్ట్ అవుతుందో మన ఆలోచనలు స్లో స్లోగా తగ్గుతాయి. అవి తగ్గి దీని మీద ధ్యానం వెళ్తుంది. అంటే 1, 2 అంటే మన పూసల్లో తేడా రాకూడదు లెక్క అని మనం అనుకోవాలంతె.
హ్మ్. ఓకే, ఓకే.
వచ్చినా పర్వాలేదు గాని అలాగా స్లో‌గా ఒకటి ఒకటి.
అంటే ఇప్పుడు ఎన్ని పూసలు లెక్కేమైన ఉండిద్దా అండి. ఇన్ని రకాల పూసలు.
వ మీఎవరిష్టం వాళ్ళది. నేనైతే 101. 101 సార్లు అలా చేస్తాను. బయటికంటాను నేను. లోపల అనొద్దు. లోపలంటే మీరు మళ్ళీ మీకు ఆలోచనలు మిమ్మల్ని మధ్య మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అంచేత మీరు కాన్సంట్రేట్ చేయలేరు. మీరు కాన్సంట్రేషన్ చేయాలి చేయాలంటే 1, 2, 3, 4 అలాగంటూ ఉండండి. అంటే ఈ ఒత్తిడి అంతా కూడా స్లో స్లోగా మీకు తెలియకుండానే తగ్గిపోతుంది అది.
ఓకే. నిజంగానే.